దాంట్లో నా పోర్టోఫోలియో క్రియేట్ చేసుకొని, అలా ఒక నేను 1 మంత్ దాకా చూసానండి. ట్రై చేద్దాం ఏంటి కొత్తగా అని.
హ్మ్. హ్మ్. అంటే ఇ ఏ వెబ్సైట్ అది? అప్‌వర్కా ఏంటి? ఆ! ఫై ఫీవరా? ఆ! ఓకె. హ్మ్.
అప్పుడు ఏంటంటే, ఒక క్లయింట్ వచ్చారండి. ఫైవర్ అండి. ఫైవర్ ఫైవర్. ఫైవర్ అని ఆ! ఫైవర్ అండి. దాంట్లో అప్లై చేసానండి. ఒక క్లయింట్ వచ్చారు. అంటే "నాకు ఇలాగ వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇలాగా." అని మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్పారండి.
హ్మ్.
నేను కూడా సరేండి చేసి పెడతాను. ఇలాగని అని అదే మొత్తం అంతా ఒప్పుకున్నానండి. చేసానండి మొత్తం.
హ్మ్. హ్మ్.
మొత్తానికైతే చేసానండి. చేసి తను వస్తే అప్పుడు ఆ! ఎట్టాను తను అదే, ఆ క్లయింట్ అయితే ఎవరు ఉన్నారో, "చాలా బాగుంది ఇలాగ నాకింకా తర్వాత తర్వాత ఇంకా చేయాలి చాలా బాగుంది. నాకు అలాగే కావాలని" చాలా పొగిడి అప్పుడు ఇమ అమౌంట్ అనేది కొంత ఉంటది కదండీ మాకు. మాకు కొద్దిగా చేసినందుకు.
ఓహ్! సక్సెస్ అయిందా అది? హ్మ్. అవునవును, హ్మ్.
అది ఏసారండి ఫస్ట్ సంపాదనక అదే అండి మొత్తం మొత్తానికి. ఫస్ట్ సంపాదన ఇంట్లో చూపించి, ఒక 20,000 అని, 20,000 వేసారండి. ఏస్తే అది తీసుకెళ్ళి మా నాన్నగారికి చూపించానండి. ఇలా ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను. నాకు ఎడిటింగ్ బాగొచ్చు నాన్న, ఇలా చేసాను, ఇలా డబ్బులు వచ్చినాయి అని చెప్పి, వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఆ! ఆ! హ్మ్. అవును. హ్యాపీ‌యే కదండీ తల్లిదండ్రికి. ఆ!
ఆ! అప్పటినుంచి అలా వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. వచ్చిన డబ్బులతో కొన్ని కు ఇంట్లో కొంత వరకు నేనే ఇచ్చేవాడిని అండి. ఇంట్లోకి కొన్ని కొన్ని ఏమన్నా ఇబ్బందులు అయితే, కొన్ని అప్పులు తీర్చడం గాని, ఇయన్నీ కొంత వరకు అమౌంట్ ఇస్ కొంత అమౌంటైతే నేను దాసి పక్కనెట్టుకున్నానండి. తరువాత ఒక 6 నెలలు అయిన తరువాత ఏం చేసానంటే, నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసానండి ఆన్లైన్‌లో. అంటే ఇ కామర్స్ బిజినెస్ అండి వెబ్‌సైట్, డ్రాప్ షిప్పింగ్ అని మీకు ఐడియా ఉండే ఉంటది కొద్దిగ.
హ్మ్. హ్మ్. హుహు. ఆ! ఓకె, ఓకె. అవునవును. ఆ!
ఆ! ఆ బిజినెస్ స్టార్ట్ చేసానండి. ఫస్ట్ ఒక 6 నెలలు కొద్దిగా ఇబ్బంది అయిందండి అటు ఇటు. అంటే, స్టార్టింగ్‌లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంది దానికి చెప్పాలంటే.
అవును. ఎస్టాబ్లిష్ అయ్యేదాకా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ!
ఆ! అదే కదండీ. ఫస్ట్ సేల్స్ మార్కెటింగ్ ఇక్కడ ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినాయంటే అండి. మార్కెట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందైందండి. అంటే, నాతో కాంపిటీటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రొడక్ట్స్ బా సేల్ అవుతున్నాయి, మనదేంటంటే క్రియేటివ్ యాడ్స్ ఇయని తీయాలని చెప్పి, 6 నెలలు కొద్దిగా టైం తీసుకొని, కొద్దిగా కొద్దిగా కూడా కొద్దిగా లాస్ అయ్యానండి అటు ఇటు, బా చెప్పాలంటే.
హ్మ్. అవును.
తరువాత ఒక ఐడియా ఒచ్ ఒక పట్టు వచ్చిందండి దాని మీద. అలా ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు దాని మీద ఒక అంటే, మిస్టేక్స్ ఎక్కడ చె ఎక్కడ చేసాను. ఆ! గ్రిప్ వచ్చింది. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసానో, ఏంటి ఇవన్నీ తెలుసుకొని డ్రాబ్యాక్స్ అన్ని చూసుకొని మళ్ళీ మొదలెట్టి ఆ అన్ని, మొత్తాన్ని క్లియర్ చేసుకొని, ఈసారి మొత్తం స్టార్ట్ చేయగా. ఆ మంతే 6 నెలల తర్వాత ఆ మంత్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సే చేసిన సేల్స్ అన్ని స్టార్ట్ అయ్యినియండి కొద్దిగ. సేల్స్ అన్ని స్టార్ట్ చేసి మొత్తం, వల్డ్ వైడ్ కూడా ఇలాగా మొత్తాన్ని పేమెంట్ గేట్స్ ఇవన్ని పెట్టి మొత్తం అంతా చి నా ప్రొడక్ట్ అనేది అమ్మడం మొదలుపెట్టానండి. అప్పటినుంచి ఆ! లాంచ్ చేసానండి. అప్పటినుంచి సేల్స్ స్టార్ట్ అయ్యినియండి. అప్పటినుంచి నాకు కొద్దిగా జీవితం అనేది మారిందండి. అంటే మేము, కొద్దిగా మిడిల్ క్లాస్‌లో కొద్దిగా తక్కువ అండి మేము చెప్పాలంటే. ఓ విధంగా. ఆ! అప్పటినుంచి సేల్స్ స్టార్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, అప్పటినుంచి ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేసాను. జనరేట్ చేసాను నేనైతే మొత్తానికి. తరువాత ఆహ్, నా వల్ల మార్పులేం వచ్చిన
ఓహ్! గ్రిపొచ్చింది బాగాన. హ్మ్. హ్మ్. మొత్తం లాంచ్ చేసారు. ఆ! హ్మ్. అవును. ఆ! హ్మ్. సో, అది పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట మీకు. ఆ!